ఓహో! కాబట్టి అలా మనం రెండిటిని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు. హ్మ్.
బ్యాలెన్స్ చేయొచ్చు. అవునండి, అవును. హ్మ్.
ఇప్పుడు ఇంకోటేంటంటే, ఈ యుగం ఈ డిజిటల్ యుగంలో చూసుకుంటే, ఈ సోషల్ మీడియా గానివ్వండి, ఫోను గానివ్వండి, మన జీవితంలో చాలా టైం తినేస్తుంది. దీనివల్ల కూడా తప్పకుండా ఒత్తిడి అనేదుంటుంది. ఎందుకంటే ఆ కంటెంట్ అవ్వనివ్వండి, మనం అంత సేపు చూడడం గానివ్వండి, చాలా టైం అయిపోయాక అయిపోయింది అన్న గిల్ట్ గానివ్వండి లేదా అక్కడ చాలా మంచి పోస్ట్స్ అలాంటివి చూస్తూ ఇప్పుడు ఒక కంపారిజన్ లాగా రావడం, ఫోమో అని ఇట్లా మనం చాలా వింటూ ఉంటాం. ఈ ఫోను నుంచి వచ్చే ఒత్తిడిని కానివ్వండి, స్క్రీన్ టైమ్ గురించి కానివ్వండి. మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు?
హ్మ్. అవును, అవును. అవును, అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! అవును.

అవును. అవును. ఆహ్, పిల్లల యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడము. ఆహ్, ఎ హోమ్ వర్క్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళతో ఆడుకోవడం గానివ్వండి, వాళ్ళతో కలిసి స్ట్రెచెస్ చేయడం గానివ్వండి అలా చేస్తూ ఉంటా.
హ్మ్. ఓహో! హ్మ్. ఆ! ఓహో! <giggles> చాలా మంచి అలవాట్లనేవి పాటిస్తున్నారు. ఇప్పుడు మీలాగే ఆహ్, మీ స్నేహితులు గానివ్వండి లేదా, మీ సహోద్యోగులు గాని స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తున్నారు అనుకోండి. కొన్ని సార్లు మనం డీల్ చేయలేనంత స్ట్రెస్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సైకియాట్రిస్ట్, కౌన్సెలింగ్ ఇలాంటి వాటికి వెళ్ళాలంటారా? లేదా ఎంత స్ట్రెస్ ఉన్నా మనమే కంట్రోల్ చేయగలమంటారా?
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆయ్